అయితే నాకు మామూలుగా అయితే ఎప్పుడైనా 2, 3 డేస్ గ్యాపొచ్చినా సరే ఆహ్, అంటే నా కొంచెం మోటివేషననేది తగ్గుతది గదా! గ్యాపొచ్చినప్పుడు. సో, నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో మళ్ళీ నాకు నేను నాకావసరం పడతదండి ఎలాగో ఆ ఒత్తిడి తగ్గాలంటే మీరు, మీరు చేసి చూడండొకసారి. అంటే ఒత్తిడి ఉన్న వాళ్ళనే గాదు. ఏ ఒత్తిడి లేకుండా హాయిగా ఉన్నవాళ్లు గూడా చేసుకుంటే ఏంటటే మనము ఆహ్, యాక్టివేట్ అయితది మన బ్రెయిన్ యాక్టివేట్ అయితది. మన బాడీలో 7 చక్రాస్ అనేవుంటాయి.
హుహు. ఓకే. ఓకే. ఓకే. అదే మనం ఫిజికల్‌గా హె హెల్దీగా ఉండటానికి జిమ్ములు వ్యాయామాలు ఇయన్నీ జేస్తున్నా గానీ మన ఆహ్, అంటే మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలైతే ధ్యానం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుద్దంటారు మీరు.
యాహ్! యాహ్! డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు కొంతమందికి ఆ ఆరా అనేది బిల్డవుతది. వాళ్ళని చూస్తేనే మనకొక పాజిటివిటీ వచ్చేస్తది. అన్ ఏం మాట్లాడనవసరం లే. చూస్తేనే ఒకలాంటి గ్లో ఉంటది.
అవును. మెడిటేషన్ చేస్తే గూడా మనకు మనలో గ్లో అనేది వచ్చుద్దంటారు నిజమేనా అది?
అవునండి. నిజమే. అదేంటంటే బిగినర్ లెవెల్‌లా గాకుండా చాలా ఇయర్స్ సాధన చేస్తారు గదా! వాళ్ళని చూస్తేనే మనం అట్రాక్ట్ అయిపోతాము. అంటే వాళ్ళేదైనా చెప్పిన చేసేయాలనిపిస్తది ఏదో వశీకరణం జేసినట్టు. అంత ఆరా అనేది బిల్డయిపోతది మనకి. యాహ్! యాహ్! సో చాలా మంచిది. మనం ఏంటంటే గివ్ అప్ చేయకుండా స్లోగా ఇ ఇది నాకు స్టార్టింగ్‌లో రావట్లేదే అనుకోకుండా మెల్లగా అంటే ఒ ఒక కన్సిస్టెన్సీతో మెయింటైన్ జేస్తే యాహ్! యాహ్! వస్తది మ ధ్యానం చేయడం ఎవ్వరికైనా సులభమే అవును.
హ్మ్. ఆ! ఓకే. <giggles> ఓకే. అయి హ్మ్. ప్రయత్నిస్తూ ఉండాలి వచ్చే వరకు మంచిగా. ఆ! ఓకే.